అయ్య బాబోయ్! మీరు గమనించినట్టయితే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటేండి. మనం ఇప్పుడు ఫోను పట్టుకున్నాము అంటే, మన చేతి చేతిలా చెయ్యి దగ్గర ఇలా పెట్టుకొని చూడడం లేదా పడుకున్నప్పుడు ఇలా పైకి పెట్టి చూడడం చూస్తాం. కానీ ఆళ్ళలా కాదండి. మొఖంకి చాలా దగ్గరగా పెట్టుకొని చూస్తూ ఉంటారు.
హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> అవును. అవును. ఎందుకంటే కనిపించదు గదా!
అవునండి, అవును. అది ఇంకా ప్రాబ్లమ్ కదండీ!
ఆ! మెయిన్ రీజన్ అదే అండి. కనిపించదు గాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని చూస్తూంటారు. లేదంటే దూరంగానే పెట్టుకొని వాడుతూంటారు వాళ్ళు.
అవునండి. అది ఇంకా ప్రాబ్లమ్ అయిపోతదది.
కనిపించదు. అదొకటి నంబర్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు వాళ్ళకి. మనకంటే చాటింగ్లు చేసుకుంటా ఉంటాం. కాబట్టి సో మనకి ప్రతి నెంబర్ ఎక్కడుందో, ప్రతి లెటర్ ఎక్కడుందో, మనకి తెలిసిపోయిద్ది కానీ వాళ్ళకలా వాళ్ళలా కాదు గదా, వాళ్ళకి తెలీదు గదా. సో అందుకే దగ్గర పెట్టేసి చూసుకుంటారు. ఇంకా ప్రాబ్లమ్ అయ్యిద్ది ఆ బ్రైట్‌నెస్ వల్ల. మనం ఫోను వాడకం వల్ల కాదు గానిండి, ఆ బ్రైట్‌నెస్ వల్లే కళ్ళు పోయేది.
అవునండి. అవునండి. ఆ! నిజంగానండి. అలా ఆట్లి వల్లే మనకు తెలీని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఫోనులో లైట్లు మీరు గమనిస్తే ఎక్కువ లైటింగ్ ఉంటే అండి. చాలా కలర్స్ అనేవి మారుతూంటాయి. ఇప్పుడు మనం చూసేదేమి ఒక నార్మల్ ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా లాంటివి చూడం కదండీ. ఫుల్‌గా అంటే, మంచి మంచి రంగులున్నవి చూస్తాం. అది కలర్స్ అనేవి రంగులనేవి మారుతూ ఉంటాయి. మారడం వల్ల ఆ లైటింగ్ అనేది మనలో ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది కదండీ.
హ్మ్. బ్రైట్‌నెస్. హ్మ్, హ్మ్. అవును. హ్మ్. హ్మ్, హ్మ్. అవును. అవును. అవును. అవును. హ్మ్, అవును. హుహు. అవును.
ఆ! మనం ఇప్ ఆ! ఇప్పుడు మీరు బాగా గమనించినట్టుంటే మనకి ఫోనులో చాలా కలర్స్ ఉంటాయండి. అంటే నైట్, కలర్స్ అంటే నైట్ మోడనేది ఆన్ చేసుకోవచ్చు. లేదా బ్లూ గానీ ఇలా ఫిల్టర్లనేవి కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. <smacks lips> అంటే కొంచెం బ్రైట్‌నెస్ అది. అలా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి గానీ లేదా మీ ద ఏదైనా ఒక తెలీకుండా ఒక సెట్టింగ్ ఇలాంటివేమైనా తగ్గించడానికి పెట్టి వాళ్ళకివ్వడం ఇలాంటివేమైనా చేస్తుంటారా? అంటే వ
అవునవును. అది నిజమే. హ్మ్, అవును. అవునవును. హ్మ్, అవును. అవునవును. అంటే హ్మ్, అంటే ఆ! అవును. నేనెవరి ఫోను తీసుకున్న ముందైతే నైట్ మోడ్ ఆన్ చేస్తానండి.

ఓహ్! అలా
ఈ ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ వల్ల. హ్మ్. అవును.
నిజంగానండి. బాం అలా గానీ చే అలా చేసిన కాడ నించి మీకు అలాగా అంటే ఇమేజెస్ అవి పక్కన అలా కనిపించడాలు. అలాంటివి తగ్గి నిద్రది బా పడ్డం ఇలాంటివి మొదలయ్యాయండి?
హ్మ్. ఆంత సినిమా లేదులే గానండి. ఆహ్, ఒక్కసారి, ఒక్కసారి కళ్ళకి ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేయలే‌మండి.
<laughs> అంతేనండి. నిజంగానే.
చాలా తిప్పలు పడాలి. ఈ ఏంటంటే మళ్ళీ వెళ్లి లేజర్ ట్రీట్మెంటని చెప్పేసేసి పర్మనెంట్‌గా చేపించేసేసుకోవచ్చు గానీ అది ఖర్చుతో కూడుకున్న పని గదా! సో మళ్ళిది చాలా ఇబ్బందయిద్ది. కళ్ళు గదా మెయిన్‌గా హ్మ్. నాకైతే నా బాడీలో నాకింపార్టెంటయినవి కళ్ళే అండి! అందరూ గుండంటారు గానీ నాకు మాత్రం కళ్ళే. ఎందుకంటే ఒకవేళ గుండెన్న కళ్ళు లేకపోతే గనక అసలు ప్రపంచాన్ని చూడగలుగుతామా? ఏది ఎలా ఉంటుందో గూడా తెలీదు.
అవునండి. అవునండి. నిజంగానే. అవునండి. అవును. ఖచ్చితంగా మనకైతే మాత్రం కళ్ళు చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఈ రంగులు చూడడానికైనా లేపోతే ఏదైనా అందాన్ని చూడడానికైనా, దేనికైనా కళ్ళు చాలా ముఖ్యమండి బాబు. ఆ!
హ్మ్. ఆ! చాలా అంటే చాలా ముఖ్యం! హ్మ్. హ్మ్. హుహు. అవును. నిజంగా చాలా ఇంపార్టెంటండి!
అవును. మీరు గమనించినట్టయితే అంటే మనం మన ఫోనుల్లో చాలా జాగ్రత్తగా ఇలా సెట్టింగ్స్ అవి ఆన్ చేసుకుంటాం. ఆ కలరవనేవి మనం షేడ్‌లవి జాగ్రత్తగా పెట్టుకుంటాం బావుంటుంది. కానీ పెద్దవారు గానీ, పిల్లలు గానీ ఇలా ఇలాంటి కలర్స్ పెట్టినా లేదంటే ఆ బ్రైట్‌నెస్ అనేది తగ్గించినా కూడా వాళ్ళస్సలు ఇష్టపడరండి. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఫుల్లుగా మొత్తం లైటింగ్ పెట్టుకునే చూద్దామని చూస్తారు. మరి అలాంటి వాళ్ళు కోసం ఎవరైనా ఉన్నారా? మీరేమైనా వాళ్ళకేమైనా చేసారా?
హ్మ్. హ్మ్. చెప్పండి. హ్మ్. అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. ఆ! ఉన్నారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మా డ్యాడీ‌యే ఉన్నాడనమాట. ఆయనేంటంటే నేనెంత బ్రైట్‌నెస్ తగ్గించి పెట్టిన ఆయన ఫుల్లుగా పెట్టేసుకుంటాడండి.